అవును. ఇప్పుడు నేను బంక్ కొట్టినా కూడా వాళ్ళతోని వాళ్ళందరూ స్టైల్ స్టైల్‌గా ఉంటే, నేను వాళ్ళ పనమ్మాయిలా పక్కన ఉండాల. అలా గాదని చెప్పి, మా మమ్మీతోని చెప్పేసా, "నేను జీన్స్ ఎసుకుంటా, నేను చున్నీలేసుకోను, నేను కుర్తాలేసుకుంటా, నేను జు‌ట్టూ ఒదిలేసుకుంటా" నాది లాంగ్ హెయిరు. నేను పోనీ టైలేసుకుంటా. <giggles>
హ్మ్. హ్మ్. ఆహా! అవును. అలా ఉండకూడదు. హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బ! ఇవన్నీ చేస్తాంటే ఊరుకున్నారా ఇంట్లో వాళ్ళు?
బట్టలకు ఓకె, అన్నది గానీ జూట్టు దగ్గరికొచ్చేసరికి మా మమ్మీ కోపమోచ్చింది. ఎందుకంటే చాలా కష్టపడి మెయింటైన్ చేసింది మా మమ్మీ. నూనె పెట్టడం, వాష్ చేయడం, డాండ్రఫ్ అదంతా. ఆహ్, అంత లాంగ్ హెయిర్, చాలా లాంగ్ ఆల్మోస్ట్ కూర్చుంటే ఇలా కింద పడుతుందన్నమాట. థిక్ కూడా మళ్ళీ. అంత జుట్టుని నువ్వు ఇప్పుడు పాడు చేసుకుంటా అంటే కోపమోస్తది కదా! ఎవరికైనా ఇంక అట్ల
హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బబ్బబ్బా! ఆ! అవునవును, ఎవరికైనా వస్తుంది అది సహజం. అయితే ఇది పార్ట్ టైమ్ జాబే కదా! ఎంత చేసినా గాని. మరి నీ మొదటి ఉద్యోగం ఎప్పుడొచ్చింది? ఆ జీతం ఏం చేసావు? అది గుడా సోకులకే అయిపోయిందా లేదంటే ఏదైనా పనికొచ్చే పనికి వాడావా?
యాహ్! అంటే <giggles> అవును. ఆ! ఆ! గీతా కాదు, కాదు. ఆ తరువాత బిటెక్ అయిపోయింది. తరువాత మళ్ళీ ఎమ్‌టెక్ పీజీ చేసాం గదా! అది మేము కంటిన్యూగా ఎళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. మేము కాలేజ్‌తో మాట్లాడేసుకున్నాం. డిస్టెన్స్ కాదు. రెగ్యులర్ అనే ఓస్తది. మెమోరాండం అన్నిట్లో. ఓకె, కాకపోతే జస్టు కాలేజి నాకు ఆ! అంతే అంతే అంతే. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాకల్టీ లేదు, మాకు వెళ్ళాలనె ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే, వాళ్ళు ఏమన్నారంటే "ఇంటర్నల్ మార్న్‌ల్ మార్క్స్ కవర్ చేస్తాము, అటెండెన్స్ కవర్ చేస్తాము, ఆహ్, సెమిస్టర్ ఎగ్జామ్స్ మీరు చదువుకొని రాయాలింకా" అని చెప్పేసినారు. యాహ్!
హుహు. హ్మ్. ఓహ్! డిస్టెన్సా? ఆ! అదేంటి మళ్ళీ ఎగ్జామ్స్ వరకే వెళ్ళడమా కాలేజ్‌కి? అబ్బబ్బబ్బా! ఏం కాలేజో. హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. అబ్బ! ఏమన్నా బంపర్ ఆఫర్ ఇచ్చారా. హ్మ్.
అవును. అయితే అలా జాయి జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయ్యడానికి కూడా మాకు 25,000 ఇచ్చిండ్రు. వాళ్ళు నాకప్పట్కు అప్పట్లో ఎందుకంటే అడ్మిషన్స్ కావాలి చిన్న చిన్న కాలేజెస్ అప్పుడే పెరుగుతున్నాయి అనమాట. బిటెక్ కాలేజ్స్ చాలా ఓస్తున్నాయి. ఇంకా నాకు అప్పుడు 25,000 ఇచ్చి జాయిన్ జేసుకున్నారు. ఆ 25,000తో నేను నాకు అప్పుడు ఎంతో తెలుసా? తులం బంగారం 30,000 కొస్తుండే 3000 1 గ్రామ్. ఓకె. ఆ ట్వెంటీ ఫైవ్ థౌసండ్ నేను ఒక గోల్డ్ రింగు, ఒక చైన్ తీసుకున్న.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అయ్య బాబోయ్! ఆ! అమ్మో! నాయినో! బాబోయ్! ఫైనాన్స్‌లో చేసినట్టున్నావు నువ్వు.
<giggles> వాళ్ళు జాయిన్ అవ్వడానికిచ్చింది.